నేననుకోవటం అండి. నాకు దీని వెనకాల ఒక చిన్న లాజిక్ ఉంది. అది ఎంత వరకు కరెక్టో నాకు తెలియదు. నేను చైల్డ్ ఎక్స్పర్ట్ అయితే కాదు. నేనేవనుకుంటానంటే, ఇలా చేసేవాళ్ళకి, ఆ పిల్లలకి ఏం కావాలంటే వాళ్ళ పేరెంట్స్‌కి అటెన్షన్ కావాలి. ఎప్పుడైతే వీళ్ళని చిన్న చిన్న వాటికి పొగడకుండా, ప్రేమ చూపించకుండా, దగ్గరికి తీసుకోకుండా, ఆహ్, వాళ్ళు చెప్పిన దానికి ఆన్స్వెర్ ఇవ్వకుండా, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారో, వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయటానికి అరవటం, అబద్ధాలాడటం, నాకిక్కడ నొప్పొస్తుందని చెప్పటం, ఆహ్, నాకు నేను ఒంట్లో బాలేదని అనటం, ఏడవటం ఇవన్నీ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా పేరెంట్స్ వాళ్ళ వైపు దృష్టి పెడతారు. వాళ్ళని దగ్గర తీసుకుంటారు. ఏదో ఒకటి చేస్తారు. ఆహ్, దాని కోసమే వాళ్ళు తెలియకుండానే ఇవన్నీ చేస్తారేమో అని నాకనిపిస్తుంది. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. వాళ్ళకి అవును, చెప్పండి.
సో, మీరన్నట్టుగా ఇలా అరోగెంట్‌గా, ఎరోగెంట్‌గా ఉండి అరిచే వాళ్ళకేంటంటే, మనం కూడా ఉల్టా అరుస్తాం. చాలా ఇళ్ళలో చూస్తాం. వాళ్ళు అరిచి, మనం అరిచి
హ్మ్. అవును. అసలు కామనదే. వాళ్ళు అరుస్తుంటే, మనం కూడా అరిచేయడం ఇట్లా అవుతూ ఉంటుంది. హ్మ్.
హ్మ్. హుహు. హ్మ్, వెంటనే మనం కామ్ డౌన్ అయిపోవాలి. వాళ్ళు ఎంతన్న అరవని. వాళ్ళ, వాళ్ళ ఐ కాంటాక్ట్‌కి వెళ్ళిపోవాలి. మనం పైన ఉంటాం. వ్యూ వాళ్ళు కింద ఉంటారు. వాళ్ళు ఇలా తలెత్తి పైకి చూస్తే మనం ఇలా చూస్తాం. అలా కాకుండా మనం మోకాళ్ళ మీదకి వచ్చేసి, వాళ్ళ ఐ లెవెల్‌లోకి మ్యా మ్యాచ్ చేసి, మంద్రంగా, నెమ్మదిగా, "నువ్వు ఎందుకు అరుస్తున్నావో నాకు అర్థమవుతుంది. నీ ప్లేస్‌లో ఉంటే ఎవరైనా అలాగే చేస్తారేమో. కొంచెం టైమ్ తీసుకుందాం. మనం దీని గురించి మాట్లాడుదాం. నీకు కోపం వచ్చింది నాకు తెలుస్తుంది. ఏం పర్లేదు. అది కామనే." ఇలాంటి మాటలు చెప్తే ఎవరైనా దిగి తీరుతారండి. నా ఉద్దేశంలో.
హ్మ్. హుహు. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును, నిజమే. ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగానే <chuckles> అలా నిజంగానే వింటారేమో అలా చెప్తే.
ఇంకా వాళ్ళు చా ఆ! అంతేగాని మనం అరిచి, వాళ్ళు అరిచి. అసలు ఫస్ట్ మనం అరవకుండా ఉండాలి. వాళ్ళ ముందు, వాళ్ళతో సంబంధం ఉన్నా లేకపోయినా, అమ్మా నాన్న అరుస్తున్నారు. అది కామన్ ప్రాక్టీస్ అనుకుంటారు వాళ్ళు.
హ్మ్. హ్మ్. అవును. అవును. అంటారు కదా పిల్లలు చెప్తే కాదు. చెప్తే వినరు చూసి నేర్చుకుంటారు. అవును. హ్మ్. అట్లనే జరుగుతుందంటారు మొత్తానికైతే. హ్మ్.
అవును. యాహ్! యాహ్! యాహ్! ఓహ్! అంతే, అంతే. సో, పేరెంట్స్ మధ్యలో డిఫరెన్సెస్ చాలా కామన్‌గా ఉంటాయి. ఇంకా అందరికీ తెలిసిందే. అందరూ చెప్పేది వీలైనంతగా పిల్లల ముందు అవి తీసుకురాకుండా, కొంచెం పక్కకెళ్ళి ఆ ఆహ్, డిఫరెన్సెస్‌ని సార్ట్ ఔట్ చేసుకుంటే బాగుంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. బాగుందండి. మీరసలు ఎలా చిన్నారులల్లో ఎట్లాగా జిజ్ఞాసను ప్రేరేపించాలి, అలాగే వాళ్ళు ఒకవేళ అలా లేకపోయినా కానీ మనం వాళ్ళని ఎట్లా పట్టించుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా పంచుకున్నారండి. మరోసారి మళ్ళీ మాట్లాడుకుందాం.
యాహ్! ధన్యవాదాలు అండి. థాంక్ యూ.
ధన్యవాదాలండీ.